అప్పుడు కూడా యెక్కేవాళ్ళండి, అంటే ఉన్నదాంట్లోనే. ఎవరికి ఇప్పుడు ఎలా అడ్జస్టవుతుందో, అలా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని పైకెళ్ళేవాళ్ళన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకూహ తెలిసినప్పటి నుంచేంటంటే సిమెంట్
ఓకే. ఓకే. ఓకే. అంటే, అది ఆహ్, ఇంకాచారం అది. ఎలాంటిళ్లయినా సరే, పైకి వెళ్ళేసి కూర్చొని తినాలనమాటయితే.
ఆ! అది ఆచారం గాబట్టి, ఇంకా కంపల్సరీగా యెళ్తారండి. ఏ ఇళ్ళు అని కాదు గానీ, ప్రతి ఒక్కరు యెళ్తారు. ఒక్కొక్కరేంటంటే, కొంతమంది ఇంటి పక్కన వాళ్ళు కలిసి చేసుకునే వాళ్ళు గూడా ఉంటారు. <smacks lips> ఇప్పుడు కొంతమందికి బంధువులెవ్వరూ ఉండరు, వాళ్ళు మాత్రమే ఉన్నప్పుడు, ఇంకొకింటితో కలిసి చేసుకోడం.
ఓకే. ఓకే. ఆహా! అవునవునవును. అవును. అవును.
సో, అలాంటివి జేసుకుంటూంటాను. నా మేమ్ ఆహ్, అలా ఎసేసి అందులో గొబ్బెమ్మలు బెడతారనమాట. గొబ్బెమ్మలు బెట్టి, అక్కడ కూడా పూజ జేస్తారు. <smacks lips> జస్టంటే, మనం భోజనానికి ముందు, నాన్ వెజ్ అంతా తినక ముందే, జస్టట్లా పూజ చేసేసి, తరవాత క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు.
ఓకే. ఓకే. ఓకే. పూజ చేసి, తర్వాత మీరు తింటారనమాట. అందరూ కలిసి కూర్చొని, ఉమ్మడిగా కూర్చొని మీరూ
అవును. తర్వాతేంటి అంటే, మినిమం ఒక 2 అవర్స్ ఇప్పుడు సిక్స్‌కో, ఫైవ్‌కో ప ఫైవ్‌కెళ్తాం పైకి. 5 టూ 6 అ పూజ అని, అదీ చేసేస్తారు. దాని తర్వాత నుంచి ఒక 2 అవర్స్ కంపల్సరీగా క్రాకర్స్ అసలు ఊరు ఊరు మొత్తం సౌండొస్తూ ఉంటది. పెలుస్తూనే ఉంటారనమాట క్రాకర్స్. కాంపిటేషన్ మీద తీసుకొస్తుంటారు.
ఓకే. ఓకే. అంటే, మీ పక్క ఊరోళ్ళో గూడా అందరూ వాళ్ళు ఈ పండగ జేసుకోరు గాబట్టి, ఈ ఊరు మొత్తాన్ని మీ ఆళ్ళ కళ్ళు మొత్తం, మీ ఊరు మీదే ఉంటాయనుకుంట. పక్కన మీరు ఎట్లగా ఈ టపాసులు కాలుస్తూ ఉంటే.
ఆ! బాగా అండి. ఎందుకంటే, అటు పక్కంత చెయ్యరన్నమాట. మా ఊర్లో ఇది బాగా స్పెషల్ కదా! అంటే ఆల్మోస్టు చుట్టుపక్కల ఊర్లంతా ఒస్తూ ఉంటారు. హ్మ్.
ఓకే. అదే. ఆ ఒక ఊరికి ప్రత్యేకమైన ఒకాటి ఏదో ఉండిద్ది పండగ. అవును వేడుగ ఉండిద్దవును ఖచ్చితంగా.
ఆ! సో, అది ఇంకొకటేంటంటే, తీసుకురాడం గుడా క్రాకర్సెలా అంటే, అదేదో కాంపిటేషన్ మీద దీసుకొస్తారనమాట. వీళ్ళేన్ని తెచ్చారు, యాహ్, ఎవ్రి ఇయర్ నేనిప్పడికీ, జూసినప్పడికీ పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. <smacks lips>
అసలు తగ్గదండదీ. దీపావళికి అప్పుడు గూడా చూస్తా ఉంటాం మనం. ఏంటంటే, ఈ సంబారాలలాగా గాకుండా అంటే, వాళ్ళింత తెచ్చారు, ఈసారి మనం ఇంకా ఎక్కువ తీసుకురావాలని ఇదెక్కువయిపోయింది. పోటీ తత్వంగా, ఒకళ్ళోకళ్ళు ఎక్కువ తెచ్చుకుంటా ఉంటన్నారు, ప్రతి సంవత్సరం గూడా.
అవునవును. సో, ఆ కాంపిటేషన్‌తో దీనిక్కూడా బాగా ఎక్కువన్నమాట. లేదు తీసుకురావాలి అన్నట్టు, మా అన్నయ్యకి బాగా పిచ్చి క్రాకర్సంటే. సో, ఇప్పుడు మాకు బంధువులందరూ వచ్చుంటారు గాబట్టింకందరికీ కావాలి కదా! సో, బా ఆ! ఎవ్రి ఇయర్ అవి తీసుకురాడం పెరుగుతుంది తప్ప, తగ్గట్లేదు.
ఓకే. ఇంకా ఎక్కువ తీసుకోవాలి, వాళ్ళకి గూడా కలిపి. ఓకే. అయితే, మీరు ఈ పండగలో గుర్తు బడిన అంటే, ఎప్ అంటే బాగా గుర్తుండుకుబోయే జ్ఞాపకమేమన్నా ఉందా మీకు?
అది. దాన్

ఆ! గుడి ఉంది బట్ ఏంటంటే సెపరేట్‌గా విగ్రహాలిప్పుడు మనకి దేవీ నవరాత్రుల్లో ఎలా పెడతారో <smacks lips> అలా ఒక విగ్రహం ఊరంతా కలిపి ఒక చోట పెడతారనమాట. పెట్టేసి అక్కడికి ముందు రోజు అంటే ఇది 2 డేస్ జరుగుతుంది పండగ. మొదటి రోజు ఏంటి అంటే మనకి అమ్మవారిని కూర్చోబెట్టి అవి చక్రర్తలు అని జేస్తారండి. అంటే అది షుగర్‌తో చేస్తారు. షుగర్ చక్కర పాకంతో ఒక ఐడిల్స్ లాగా చేస్తారనమాట. దానికి కొన్ని చెక్కలుంటాయి షేప్‌కి సో, ఆహ్ అవి ఇంట్లో చేసుకోవచ్చు. మనం బయటైనా తెచ్చుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే మా చిన్నన్నకు బాగా ఇంట్రెస్టనమాట. <smacks lips>
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అర్థమైందంటే ఆ! ఓకే. ఓకే. అంటే మ పట్టిక బెల్లంలా కనిపించిద్ది కదా! ఆహ్, అలాంటివా? వాటితో
ఆ! అవునవునండి. మనకు కాకపోతే దానికొక షేప్స్ ఇస్తారన్నమాట. షేప్‌వి మనకి దొరుకుతాయి చెక్కలు. సో, కొంతమంది బయట తీసుకొస్తూంటారు. హా! దాంట్లో పోసుకొని అది స్టిక్ చేసేసి దానికి ప్యాకింగ్‌ లాగా జేస్తారన్నమాట. లైక్ సెర్టైన్ 1 ఆర్ 2 అవర్స్ దాన్ని పెట్టేసి తరువాత తీస్తే మనకా షేప్సొచ్చేస్తాయి.
ఓకే. ఓకే. అ అచ్చులు బోసుకోవటమా దాంట్లో పో అచ్చు బోస్, అచ్చు బోస్ ఆహా! ఓకే. ఓకే.
సో, వాటిని పెట్టుకొని ఒక ప్లేట్‌లో బియ్యం వేసుకొని అవి పెట్టేసి దీపాలు తీసుకొని అమ్మాయిలు గుడికి తీసుకెళ్తారన్నమాట. ఆ! అమ్మవారి గుడికి తీసుకెళ్లి అక్కడ హారతిచ్చి అమ్మవారికి క్రాకర్స్ ఆ పండగలో స్పెషలేంటంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో క్రాకర్స్ తీసుకొస్తారు. మనం దివాళీకెలాగా క్రాకర్స్ స్పెషలో, మేము ఈ పండగకే ఎక్కువ తీసుకొస్తామన్నమాట దివాళీ కంటే గూడా.
ఓకే. ఓకే. అవును. అవును. అంటే ఇది రాత్రివేళ జరిగే స పండగా ఇది?
అవునవునండి. సాయంత్రం ఆహ్, లైక్ 6 నుంచి మొదలవుతుంది. హా! కాస్త చికటి పడిన తర్వాత. సో, అప్పుడు గుడికేళ్ళేసి అక్కడ కొన్ని క్రాకర్స్ ఒదిలేసి మళ్ళీ ఇంటికొచ్చి, <sniffs> మళ్ళీ ఇంట్లో కూడా అని కొంచెం పేలుస్తూ ఉంటాం క్రాకర్సు. తర్వాత బంధువులందరూ ఒచ్చుంటారు. ఈ పండగకేటంటే మా ఇంటికి అందరూ ఒస్తారనమాట.
అ! ఓకే. చీకటి బడిన తర్వాత. ఓకే. ఓకే. ఓకే.
<smacks lips> అందరు కలవడానికి అదొక ఇదిగా పెట్టుకున్నాము. సో, అందరూ ఒచ్చాక మళ్ళీ నైటు స్వీట్స్ అని అవనీ ఇంకా అందరూ కలిసి చేసుకున్నాం.
ఓకే. మీ బంధువులెక్కడున్నా సరే విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా సరే ఆ పండగకి మాత్రం రావాల్సిందే మీరు ఖచ్చితంగా మీ ఇంటికి.
ఆ! ఆ పండక్కి కంపల్సరీగా కలుస్తాం అండి. <smacks lips> ఏంటంటే ఒక 2 రోజులు అందరితో స్పెండ్ చేసినట్టు ఉంటది. ప్లస్ ఈ పండగంటే గూడా వాళ్ళందరికీ గూడా బాగా ఇష్టమన్నమాట. అందుకే మా అమ్మని ముందే కాల్ చేసి అడుగుతూ ఉంటారు. "మేము ఈ టైమ్‌కీ ఒస్తాము, ఎప్పుడు, ఏ డేటు," సో ముందే అడిగి ప్లాన్ జేసుకుంటూ ఉంటారనమాట. సో, ఆ రోజు
ఓకే. అవును. ఓకే. ఓకే. ఓకే. అయితే ఈ ఇల్లు మొత్తం ఆహ్, అసలు గోలగోలగా అసలు సంబరాలు అంబరాలు నట్ అన్ అంటినట్టుండిద్దనుకుంటా! ఆ 2 రోజులు మీ ఇంట్లో.
అవునవునండి. ఈ పండక్కి మాత్రం బాగా బిజీగుంటదనమాట మా ఇల్లు. సో, సాయంత్రం అందరూ ఒచ్చేసి ఇంకా నైటు అందరం కలిసి స్వీట్సవన్నీ మా అమ్మగారు ముందే చేసుంటారు కొన్ని. కొన్ని ఆ రోజే చేస్తాము. ఇప్పుడు పాయసం అలాంటివి వాళ్ళందరూ ఒచ్చాక చేస్తది. బట్ దానికి ముందు కొన్ని కర్జికాయలు, అరిసెలు, సున్నుండలు
ఓకే. ఓకే. అవును. అవు ఈ తిడు బ్ తినుబండారాలన్నీ ఇవి పిండి వంటలన్నీ ముందే జేసుకొని బెట్టుకుంటారు.
ఆ! అండి. అంటే ఇప్పుడు అందరొచ్చాక వాళ్ళతో మాట్లాడడమే కుదరదు. <smacks lips> అంటే ఇప్పుడు మనమింక అవి చేస్తూ ఉన్నామంటే దానికి చాలా టైమ్ కావాలి కదా! ఇంకా అలా ఒక 2 సార్లు చేసింది గానీ మా అమ్మకనిపిచ్చింది, <smacks lips> అందరూ ఒస్తే మాట్లాడకుండా కూర్చోకుండా ఇది చేయడమే అయిపోతుంది. ఫ్రీగా ఉండలేం కదా!
అవును. అ! ఖచ్చితంగా. ఈసారి నుంచి ముందే జేసుకుందాం అని జెప్పి తర్వాత నుంచి అట్లా చ్ ప్లాన్ చేసుకుంటా ఉండేవాళ్ళ?

అయితే, మనకీ మనం చూసుకుంటే మనకి పండుగలొకటి కాదండి. చాలా అంటే చాలా పండుగలుంటాయి మనకి, తెలుగు వాళ్ళకి కానీ. అయితే, ఈ పండుగల్లో మీకు గుర్తుండిపోయిన జ్ఞాపకం ఏదన్నా చోటు చేసుకుందా? నాకేవన్నా చెప్పగలరా మీరు?
అవును. ఆ! అవునవునండి. తప్పకుండా చెప్తా. మనకి ఒక్కటి కాదు కదండి, చాలా పండగలుంటాయని చెప్పాలంటే, అన్నీ స్పెషలే. కాకపోతే, ప్రత్యేకంగా అంటే, మన ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేసేవి కొన్నుంటాయి. <smacks lips> అంటే, అన్ని పండగలకి అందరితో కలవడం కుదరదు. కొన్ని ఏంటంటే, అందరు ప్లాన్ చేసుకుంటారు, ఈ టైమ్‌కి రావాలి. సో, అలా మా ఇంట్లో ఒక 2 పండగలు చేసుకుంటావండి. అంటే, అందరికీ వీలు కుదరదు కాబట్టి, అలా ఒక 2 ప్లాన్ జేసుకున్నామనమాట. మా విలేజ్‌లో ఏంటంటే, <sniffs> ఆహ్, గౌరీ పండగ అని జరుగుతుందండి. అది చాలా వరకు తెలీదు అందరికి, అటు సైడ్ చేస్తారు, మా సైడ్.
అవును. అవును. అన్నీ స్పెషల్ నిజంగా. అవును. అవును. అవును. ఓకే. ఏవిటి ఆ 2 పండుగలు? అవును. నాకూ తెలీదు. ఏంటసలా పండగా అది? ఇప్పుడే మొదటిసారిగా వింటన్నాను నేను.
అదే. అదే. సో, అదీ తెలీదు. అదేంటంటే, మనకి కార్తీక మాసంలో ఒస్తదన్నమాట. <smacks lips> సో, కార్తీక మాసమప్పుడు, ఆ మంత్‌లో మిడిల్‌లో ఒస్తది. ఆహ్, ఏంటంటే, 2 డేసుంటది ఆ పండగ. <smacks lips> ఎస్పెషల్లీ అమ్మాయిలకి స్పెషలనమాట అది. ఊళ్ళో అందరింటికీ అమ్మాయిలొచ్చేస్తారు.
ఓకే. ఓకే. ఆహా! ఓకే. అంటే, గౌరీ పండగంటే, గౌరీ దేవతగా ఆమ ఆహ్, అంటే అట్లా దేవతామె? ఓకే. ఓకే. అమ్మవారిది. ఓకే.
అవునవునండి. అమ్మవారిది. అమ్మవారిని కూర్చోబెడతారు. ఆ! సో, అదేంటంటే, అమ్మాయిలకి స్పెషలనమాట. ఆ టైమ్‌కి అమ్మాయిలందరొస్తారు, ఆ ఊర్లో ఉండే అమ్మాయిలు. <smacks lips> లైక్ పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడో ఉంటారు కదా! సో, ఆ టైమ్‌కి మాత్రం కంపల్సరీ‌గా ఒస్తామనమాట. సో
ఓకే. ఓకే. ఆహా! ఓకే. అంటే, మీ ఊర్లో జరిగే ప్రత్యేకుదాయనా పండగా ఇది?